ఓకే.
ఆ! అది ట్రీట్ చేస్తాం గదా. దాని రిజల్ట్ ఏంటంటే తగ్గిపోయిందనె ఆహ్, ఆ ఇది వాళ్ళలో కనిపిచ్చి, అందరికి గొప్పగా జెప్పుకోవడం. మీ మీ హాస్పిటల్‌లో ఈ ఈ ఈ అమ్మాయి ఇలా చేసింది. అంటే పల్లెటూరు నుంచి ఒచ్చిన వాళ్ళుంటారు గదా!
ఓకే. ఓకే. అవునవును. పలానమ్మాయి బా జేస్తుంది, అని అట్లా జెప్తారు నార్మల్‌గా మన పెద్దోళ్ళు. కరెక్టే. హ్మ్.
హ్మ్. అవును. అలా పెద్ ఆ! పల్లెటూరు నుంచి ఒచ్చిన వాళ్ళకైతే బాగా దగ్గరయిపోయానని జెప్పాలి.
ఓహ్! సూపర్.
హ్మ్. అట్లా ఏ హ్మ్.
అ అంటే దీని గు దీని గురించి ఐ మీన్ మీ పల్లెటూరు నుంచి గాని లేకపోతే పల్లెటూరి వాతావరణం అనంగానే మన అంటే పేదవాళ్ళు వస్తే ఉంటారా, మీ హాస్పిటల్‌కి? ఒచ్చినప్పుడు వాళ్ళు నార్మల్‌గా దేవుడు నిన్ను చల్లగా చూడాలి లేకపోతే ఇట్లా అంటా ఉంటారుగా వస్తే నార్మల్‌గా.
హ్మ్. ఆ! అవునవును. చాలా అనేవాళ్ళండి. అంటే ఆహ్, ఎంతొపికగా చేస్తున్నావు. ఆహ్, చక్కగా జేస్తున్నావు. అంటే పొద్దున్నే ఎళ్లి ప్రతి రూమ్‌కెళ్లి ఇట్లా జేయడం అట్లా జేయడం. మళ్ళీ అద్దీసుకెళ్ళి, మనకి హైయ్యర్ వాళ్ళ ఈ ఆఫీషియల్ డాక్టర్స్‌కి చెప్పడం. అక్కడినుంచి ఆహ్, న్యూ ఆహ్, ఐ మీన్ ఎండీ ఆళ్ళు వాళ్ళుంటారు గదా! <sniffs> వాళ్ళ దాకా వెళ్ళేది. <smacks lips> అంటే ఇప్పుడు ఆహ్, వాళ్ళు చూపిచ్చుకోడానికి మళ్ళీ ఒస్తే ఎట్లా అంటే ఇప్పుడు మనకి అసలు డాక్టరు కన్నా రోజు చూడ్డానికొచ్చే వాళ్ళ మీదె ప్రేమ ఎక్కువ ఉంటుంది. మీకు నమ్ముతారో <giggles> నమ్మరో గాని. ఆ!
ఆ! ఓకే. అవునవును. ఓకే. ఓకే. హ్మ్. కరెక్టే. అవునవును. ఎందుకంటే వాళ్ళే గదా సేవలు జేసేది. ఏదో వీళ్ళు పైపైన ఇన్స్‌ట్రషన్స్ ఇస్తారు, ఎళ్ళిపోతరు. ఖతం మానసిక, మానసిక ఒత్తిడి పక్కలొ ఉనే, రోజు ఉండే వాళ్ళ దగ్గర నుంచి దగ్గుతుంది. నిజంగా చెప్పాలంటే.
హ్మ్. అవును. అదేంటంటే ఇంకా ఆ డాక్టరు దెగ్గరికెళ్లి "అమ్మ భలే జేసేది" ఇట్లా <giggles> ఇలా జెప్పేవాళ్ళన్నమాట. ఆ సారేమో పిలిచి, "చేసింది నేనైతే మెచ్చుకునేది నిన్నేంటమ్మా" అట్లా.
ఆ! ఆహ! <laughs> హ్మ్.
అట్లా ఉండేదన్నమాట. కానీ చాలా బా చాలా ఎట్లా అంటే అదొక వర్క్‌లా కాదు. కొంచెం ఆహ్, నాకు నేను నేర్చుకోవాల్సినియి చాలా నేర్చుకున్నాను.
అవును. ఓకే. ఓకే.
ఎంజాయ్, ఎంజాయ్ జేస్తాం చూసారా మన వర్కనేది. అది మటికి నాకు చాలా బాగా దొరికింది. ఆహ్, ఆ పనిలో.
అవునవును. అంటే మీరు హాస్పిటల్‌లో మిమ్మల్ని మళ్ళా వాళ్ళు మరో మదర్ థెరిస్సా లెక్క జూసారేమో. <laughs>
<chuckles> మరి మదర్ థెరిస్సా అంత మనమేం హెల్ప్ చేయలేములే గాని కాపోతే
ఆహా! అంటే, బాగుపడితే వాళ్ళ అంటే ఎవరైనా సరే క్రిటికల్ సిట్యుయేషన్ నుంచి మంచి సేఫ్ జోన్‌లోకొస్తే అలాగే ఫీల‌యితరు గదా నార్మల్‌గా.
అవును. అవును. అవును. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు ఆహ్, చాలా మందికి స్పాండిలైటిస్ ప్రాబ్లమ్ ఉంటది. మీకు ఐ ఉందో అవగాహన ఉందో లేదో తెలీదు. అంటే కూర్చొని కూర్చొనే ఉంటారు జూసారా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వాళ్ళకి మెయిన్‌గా స్పాండిలైటిస్ అనొస్తది. మెడ కండరాల నొప్పులు.
తే హ్మ్. అవునవునవును. ఓకే.